ఎవరికైనా సరే అండి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. ఇంట్లో వాళ్ళందరినీ, తనకిష్టమైన వాళ్ళందరిని చాలా బా చూసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అ దీనికోసం రకరకాల ప్రయత్నాలవీ కూడా చేస్తూ ఉంటారు. మంచి బాగా సెటిల్ అవ్వడానికి. మీ విషయంలో ఏం జరిగింది? మీకెలా అనిపిస్తుంది?
అవునండి. అవునండి. అవునండి. అయితే, నాకు ముఖ్యంగా, నేను పెరిగిన వాతావరణం కావచ్చు, మ మధ్య తరగతి కుటుంబం అండి. సో, మా చుట్టుపక్కలందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. <smacks lips> మా బంధువులు, ముఖ్యంగా, మా అమ్మ మా సొ మా అమ్మగారి తమ్ముడు అంటే, మా మేనమామ. ఆ! మేనమామ ఆహ్, ఎస్ఐకి సెలెక్ట్ అయ్యాడు. సో, ఎస్ఐగా సెలెక్ట్ అయిపోయి, ఈరోజు సీఐగా ఉన్నాడు. సో, తర్వాత ఇంకొక మామ భార్య టీచరు. సో, మా తాతగారు టీచరు. సో, <chuckles> ఈ ఎప్పుడైనా చూడండి ఈ ఆహ్, ఎ మన చుట్టుపక్కల మొత్తము ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు స్థిరిపడన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం అయితే మన మీద ఉంటుందండి.
హ్మ్. హుహు. మీ మేనమామ. ఓహో! హుహు. ఖచ్చితంగా. అంటే మీకు మీకనిపిస్తుందా ప్రభుత్వుద్యోగంలో చేరాలని?
అంటే, ఆహ్, నా వయసు చిన్నగున్నప్పుడు అంటే, నేను గ్రాడ్యుయేషన్ టైంకెళ్ళినప్పుడు మనం చూడండి, మన చుట్టుపక్కల మన పెద్దవాళ్ళు వీళ్ళున్నప్పుడు, మన కొద్దిగా ఎ ఎంతో కొంత వాళ్ళకు కొద్దిగా లోనవుతాం. వాళ్ళ ప్రభావం ఉంటుంది. సో, అలాగా నేను గూడా ఆహ్, వాటికి కొద్దిగా లోనయ్యాను. కాకపోతే, నేను కూడా ఆలోచించాను. ఇప్పుడు మన మధ్య తరగతి కుటుంబం అందులో నేను ఎంచుకున్న నా సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు, చాలా జీకేలో కావచ్చు, జనరల్ నాలెడ్జ్ కావచ్చు, చాలా మంచిగా ఉన్నాను. సో, మరి నేనె నేనెందుకు ప్రయత్నించకూడదు? నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం ఆ! అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే చాలా రకాలుంటాయి దాంట్లో. క్లర్క్ అవ్వొచ్చు, ఆహ్, చిన్న చిన్న ఉద్యోగాలు కావచ్చు, కాకపోతే, ఒక ఆఫీసర్‌గా స్థిరపడితే బావుంటుంది కదా! మనకిక్కడ డబ్
వాళ్ళ ప్రభావం ఉంటుంది మన మీద. ఆ! ఓహో! అననిపిస్చింది. ఆ! ప్రొబేషనరీ ఆఫ్ ఆఫీసర్ పో‌స్ట్‌లు గావచ్చు,
ఆ! పో పోస్ట్‌లోకు వెళ్తే బావుంటుంది కదా! సో, ప్రభుత్యో ఆ!
ఇది మీరన్నారు కదా! ప్రభుత్వుద్యోగం ఇష్టమని. అది మీ ఇష్టమా? లేదంటే ఆహ్, మీ కుటుంబంలో అమ్మ, నాన్న వాళ్ళ ఇష్టం కూడానా? వాళ్ళ వైపు నుంచి గ మరి నువ్వు ప్రభుత్వ ఆ!
ఆ! అంటే, ముక్ ముఖ్యంగా వాళ్ళ ఇష్టము. <smacks lips> అంటే, వాళ్ళు నా మీద ప్రభావం ఎంతో కొంత ఉంది. ఎంత చెప్పడం ద్వారా నువ్వు ఓవేళ సెలెక్ట్ అయితే బావుంటుంది. మీ మామయ్య అలా సెట్ అయ్యాడు. ఇంకొక మామయ్య భార్య ప్రభుత్వ టీచరు, వాళ్లెంత హ్యాపీగా సెటిల్ అయ్యారు. నువ్వు కూడా గా ఆ! అమ్మ అంటారు. సో
కానీ, అమ్మంటారా? అంటే, అమ్మకి ఇష్టం. అంతేగాని, ఒత్తిడి చేయలేదెప్పుడు.
అమ్మకిష్టం. ఒత్తిడి జేయలేదు. <smacks lips> వాళ్ళు ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. కోరుకుంటారు. కాపోతే, అంటే, కొందరి ఫ్యామిలీస్‌లో కంపల్సరీ నువ్వు చదవాల్సిందే అంటారు కానీ, అట్లా నా ఫ్యామిలీలో ఎప్పుడట్లా లేదు. సో, ఇట్లా అందరున్నారు కదా! నువ్వు మరి నువ్వు నీకేదిష్టమో చూసుకో. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం అంటే ట్రై చేయి. ఏమైంది ఒకసారి నీకు వస్తే మంచిదే. రా రాలేదంటే వేరే ట్రై చేసుకోవచ్చు కదా! అలా అన్నారు తప్ప, ఎప్పుడు ఒత్తిడి చేయలేదు. అయితే, నాకు ఈ అంటే జీకే జనరల్ నాలెడ్జు ఇలాంటివి కొద్ది బాగా టచ్ ఉండడంతో, అంటే మా స్కూల్ లెవెల్‌లో పోటీ కో ఏమన్నా ఇలాంటివి ఆహ్, పెట్టేటప్పుడు నేను కా కొద్దిగా ముందు ముందంజ ఉండేవాడిని. సో, అది కొద్దిగా నాకు నా వ్యక్తిత్వాన్ని కూడా మార్చింది. నేను కూడా ఆహ్, ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు సాధించలేను? నా వల్ల గూడా అవుతుంది కదా! ఆ! అని అనుకున్నాను. సో, గ్రాడ్యుయేషన్
అది. పిల్లలు బావుండాలని కోరుకుంటారు కదా! అమ్మ నాన్న. ఆహా! ఓహో! ఆహా! అని ఒక పట్టుదలొచ్చిందా?
ఉండే. అయితే గ్రాడ్యుయేషన్ ఒచ్చేసరికి ఏమైందంటే కొద్దిగా ఊగిసలాట మొదలైంది.
ఆహా! అంటే ఏ రకంగా?
అయితే ఏ ఏంటంటే పక్కన మనకు ఫ్రెండ్స్ అనే వాళ్ళు చాలా ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటుంది. అమ్మనాన్న పక్కకు పెట్టేస్తే ఒక ఏజొచ్చిన తర్వాత ఫ్రెండ్సు చుట్టుపక్కల ఆహ్, ఒక వ్యక్తి ఆహ్ చె చెడిపోవడానికైనా మంచి బ బాగుపడడానికైనా కొన్ని కొన్ని సార్లు ఫ్రెండ్స్ ప్రభావితం కూడా చాలా ఉంటుంది.
చాలా ఉంటుందండి. కుటుంబంలో తల్లి తండ్రి లేదంటే అన్నదమ్ములు, అక్కా చెల్లెలు వాళ్ళ ప్రభావం ఎంతుంటుందో స్నేహితులది కూడా అంతే ఉంటుందని చెప్పుకోవచ్చు.
అవును. ఆ! అంతే పాత్ర ఉంటుంది. అయితే కొ కొందరు సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళడము, లేతే ఇంకొక వైపు వెళ్ళడము, కొందరు అటు విదేశాలకెళ్ళడము, కొద్దిగా నాలో ఆలోచింపజేసింది. నేను ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేరవ్వడం కరెక్టా కాదా! ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాాల్లో మంచి తొందరగ స్థిరపడిపోతున్నారు. మరి ప్రబు
అంటే అలా మీరు కూడా ప్రైవేటుద్యోగం చూసుకొని ఇంకా బాగా సెటిలవ్వాలనిపించిందా?
ఆ! అంటే సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్దామా? లేకపోతే ఫారినెళ్ళిపోదామా? ఆహ్, ఈ ప్రభుత్వ ఉద్యోగమంటే నోటిఫికేషన్లు ఆహ్, మూడ మూడె మూడు సంవత్సరాలకొకసారో, 2 సంవత్సరాలకొకసారో పడుతుంది. ఒకవేళ వస్తే, ఓకే. ర ఆ! రాకపోతే మళ్ళీ, రాకపోతే ఎలా? అంటే 2 సంవత్స చాలా హెవీ ఆ! ఇది కూడా. చాలా హెవీ ఉంటుంది. ఏ ఒకవేళ ర రాలేదనుకో ఒకవేళ రాకపోతే నా పరిస్థితేంది? నాలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గిపోతాయి కదా! ఇలా అనుకున్నప్పుడు నేను కొద్దిగా ఆలోచించాను. క
అదే. ఆ! అది. ఎప్పుడు పడుతుందో తెలీదు చెక్ చేసుకుంటూ ఉండాలి రోజు. కాంపిటీషన్ గూడా చాలా ఉంటుంది గదా, ప్రభుత్వోద్యోగానికి. ఇంక అలా ఇలా ఉండదు. ఆ! అంటే ఒక డైలమాలో పడ్డారు. అదా ఇదా అనుకుంటూ.
ఆ! డ డ డైలమాలో పడ్డాను. ఎట్టు పోవాలో అని బాగా నేనందుకు నేను పాజిటివ్స్ నెగెటివ్స్ ఆలోచించుకున్న తర్వాత ఆహ్, నేననుకున్నాను ఇంకొక సంవత్సరం అయితే ప్రిపేరవుదాము. ఇంక మనకు నోటిఫికేషన్స్ రాడానికి ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ 2 రాడానికి ఇంకొక సంవత్సరం పడుతుంది కాబట్టి. ఒక అటెంప్ట్ అయితే ఇద్దాం. సిన్స్‌యర్‌గా ఇప్పుడు ఎక్కడ సాఫ్ట్‌వేరయినా, ఎటువైపు ఏ రంగానికిెళ్ళినా ఏదైతే క కంపల్సరీ కష్టపడాల్సిందే గదా! ఊరికే అయితే ఉద్యోగం రాదు. సో, నేనునుకున్నాను సరే ఇదొక్కసారి ప్రయత్నం చేద్దాం.
అంటే దేనికైనా కష్టపడ్డం అన్నది ఉంటుంది.
అవును. ఉంటుంది. అయితే ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఒకేళ రానిపక్షంలో ఇదొక్క అటెంప్టు ఫస్ట్ అటెంప్ట్ ఇద్దాము ఫుల్‌-ఫ్లెడ్జ్‌గా ఆహ్, ఒకలా వస్తే మనం స్థిరపడిపోదాం దీంట్లోనే హాయిగా. లేదంటే వేరే ఆల్టర్నేటివ్ ఇంకొక, ఇంకొక ఆలోచన చేయకుండా వేరే రంగానికెళ్ళిపోదాం, మనకి ఎలాగో బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా! ఆ
ఓహో! అని అది ఒక వేవరింగ్ అనేది, ఊగిసలాటనేది పోయింది మీకింక. ఒకటి డిసైడైపోయారు. ఒక నిర్ణయం తీసేసుకొని
పోయింది. అంటే నేను క్లారిటీ తెచ్చుకున్నాను. క్లారిటీ తెచ్చుకుని, తీస్ తీసేసుకున్నాం. ఇంక ఇదొక్క నిర్ణయం
దాన్ని తగ్గట్టుగా మీరు ప ప్రిపేరవ్వడం మొదలుపెట్టారా?
మొదలుపెట్టానండి ఇంకా. సో ఎలాగో సంవత్
అంటే ఎలాగా? ఏదైనా కోచింగ్ తీసుకున్నారా? మీ అందట మీరే చదువుకున్నారా?
ఆ! అంటే నేను అంటే కొద్దిగా మన విషయ పరజ్ఞానం కొద్దిగా గూగుల్ సెర్చ్ చేసుకోవడం ఇలాంటివన్నీ తెలుసు కాబట్టి, ఫస్టు నేను ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్‌లోకెళ్ళి సిలబస్ ఏంటి అనేది డౌన్‌లోడ్ జేసుకున్నానండి.
ఆ! మొదటొ కరెక్టు. ముందరసలు ఏం చదవాలి అని తెలిస్తే, ఎలా చదవాలి అన్నది చూసుకోవచ్చు. ఆ!
ఆ! <chuckles> ఏం చదవాలి అనేది? సో, అది తెలుసుకున్న తర్వాత ఇవన్నీ కొద్దిగా సోషల్ స్టడీస్‌కి దగ్గరకున్నటువంటివి. అంటే ఇప్పుడు చూడండి చరిత్ర కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, కరెంట్ ఎఫైర్సు తర్వాత ఎకనామిక్సు ఆహ్, ఇవలాంటివన్నీ ఉండేసరికి
ఇలాంటివన్నీ. అంటే ఇవన్నీ మీరు చదివిన చదువుకి దగ్గరగా ఉన్నవేనా?
అంటే బీటెక్‌లో లేవు. కానీ మనం స్కూలు లెవల్ వర్ వరకైతే చదువుతాం గదండీ!
ఆ! 10థ్ వరకు ఎవరైనా ఖచ్చితంగా చదువుతారు కదా!
ఆ! ఖచ్చ ఖచ్చితంగా చదవాల్సింది. అయితే. ఈ స్కూలు లెవెల్ ఉన్నప్పుడు ఈ సబ్జెక్ట్‌లో నేను సోషల్ స్టడీస్‌లో కూడా బాగా మార్కులు తెచ్చుకునేావాన్ని. ఆ ఆసక్తయితే నాకుంది. <smacks lips> అంటే సోషళ్ళొ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడిని. సో, అంటే మ్యాథ్స్ కూడా ఉంది, మ్యాథ్స్ కూడా. కాకపోతే నేనింగా,
ఆ! ఓహో! బావుందండి. అంటే అన్నింట్లోనూ ఇష్టం అన్నది ఒకటుంటుంది గదా! అన్నీ బా చదివినా కూడా ఒకటి ఇంకా ఇష్టంగా చదివామన్నదుంటుంది. అలా అనమాట. హ్మ్.
ఉన్నది. అయి అవును. ఉంటుంది. అయితే ఇలా ఆ! ఇలా. అయితే ఒ ఇంకా ఇది సిలబసంతా మనం చదవగలము. అక్కడ మ్యాథ్స్ ఫ ఫార్ములాస్ ఏం కావు. పెద్ద పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే మనం చదువుకోవాలి, రివిజన్ ఎక్కువ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా అయిపోతుంది, అని నేనునుకున్నాను. సో, సిలబస్ కాపీ తీసుకొని, సో, ఎన్నీ 4 పేపర్‌లుంటాయి. 4 పేపర్‌లో‌ 2 పేపర్. 4 పేపర్‌లో ఒక్కొక్క పేపరు ఎంత సబ్‌హెడింగ్స్ ఏంటి? ఇవి ఎక్కడ మనకు కరెక్ట్ వీనికి సంబంధించిన మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? ఇలా నాకు ఒక 2, 3 నెలలు అంటే బాగా మంచి ఎందుకంటే, ఇదే నేను మైండ్‌లో ఏం పెట్టుకున్నాను? ఇదొక్క అటెంప్టే ఇవ్వాలి అనుకున్నానింక. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ ఇంకొకట్టా, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్‌లో 10 సంవత్సరాలు ఇలా వెయిట్ చేసి చాలామంది జీవితాలు నాశనం జేసుకున్న వాళ్ళున్నారు.
హ్మ్. హుహు. ఓహ్! ఓహ్! అవును కదా! అలా ఎవరినైనా చూసారా మీరు?
ఆ! ఆ! ఎందుకు చూసలేనంటే మేము అక్కడ ఆహ్, హైదరాబాద్‌లో అశోక్ నగర్ అని చాలా ఫేమస్ ఈ కోచింగ్ సెంటర్స్‌కి. సో, అక్కడికి వెళ్ళాక ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగలు గురించి అక్కడే ఉంటూ జ సమయం వెయిట్ జేసుకుంటూ ఆహ్, తర్వాత మా ఫ్రెండ్స్‌ని కూడా కంపేర్ జేసుకున్నారు. "అరే! వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోగానే సాఫ్ట్‌వేర్ ఏదో కోర్స్ నేర్చుకొని"
ఆహా! తీరా ఒక 30 ఏళ్లు దాటి అలా అయ్యేసరికి ప్రభుత్వోద్యోగం దొరకక, ఇటుపక్క ప్రైవేట్ ఉద్యోగము సరైంది దొరకక, ఎటు కాకుండా అయిపోయిన వాళ్ళున్నారా?
ఆ! దొరకక. చాలామంది ఉన్నారండి. నేను అదే ఇంక అందుకే నాగూడా భయమేసింది. అంటే, ఎంత టాలెంటున్నా కూడా ఏదో అంటా చూడండి సామేత "ఆవకాయంచా ఆహ్, అదృష్టం గూడా కలిసి రావాలని." సో, ఎందుకు? సరే మన ప్రయత్నమైతే మనం చేద్దామనుకున్నాను. సో, మనకు మన కష్టానికి తగిన ప్రతిఫలం దొరికితే ఓకే. లేకపోయినా మనకు ఒక సంవత్సరమే కదా! యాహ్! వేరే సారంగానుకనే వెళ్ళిపోదామనుకున్నాను. సో, నువు ఒక సంవత్సరంతావ్
అమ్మో! అవునవును. అంటే, ఒక సంవత్సరం దీనికోసం ప్రిపేరవ్వాలి అని పెట్టుకున్నారు మీకు మీరే. ఒక సరిహద్దు పెట్టుకున్నారు.
అలా ప్రిప్ ఆ! పెట్టుకున్నాను, మే పెట్టుకున్నాను. మీ పెట్టుకున్నాను. ఇంక, ఆ నోట్సు తర్వాత కోచింగ్ సెంటర్ అంటే, ఇంక నేను ఈ ఫస్ట్ టైమ్ కాబట్టి, బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ నుండి ఒచ్చాను కాబట్టి, ఆ కోచింగ్ సెంటర్‌కి వెళ్తే చాలా ఏమంటారు? సమయం వృధా అవుతుంది, కొత్త ఫ్రెండ్‌షిప్సు ఆహ్, అలవాటువుతాయి. ఇవన్నీ ఎందుకు అని, ఆన్‌లైన్‌లోనే కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టాను. ఎలాగో ఫిజి ఆ! దొరికింది. వా ఆన్‌లైన్‌లో ఇప్పుడు ఫిజికల్‌గా వెళ్ళడంకంటే ఆన్‌లైన్‌లో, సో, డైలీ ఒక 3 క్లాసెసు అ అక్కడైనా వినాల్సిందే, ఇక్కడైనా వినాల్సిందే. సో, అదేంటి ఆ!
ఓహో! ఆన్‌లైన్‌లో కూడా దొరికిందా మీకు మంచి కోచింగు. అంతే. ఏదైనా ఒకటే వినడం. అయితే, టెస్ట్‌లు రాయడం కూడా అక్కడిలాగా ఇక్కడ కూడా ఉంటుందా?
అన్ని టెస్ట్ రాయడం. అయితే, టెస్ట్ రాయడము నేను ఫిజికల్‌గా ఎక్కువ చేసేవాడిని ఆన్‌లైన్‌ కంటే. ఎందుకంటే, ఫిజికల్‌గా కూర్చొని కొన్ని కొన్ని కోచ్ కోచ్ కోచింగ్ సెంటర్లు ప్రతీ విభాంగానికి టెస్టులు బెట్టేటివి. ఆ మాక్ టెస్ట్‌లని ఇలాంటివి. ప్రతి వారనికి
అవును. ఆ! అ అదే ముఖ్యం కదా! కోచింగ్ సెంటర్స్‌లో అక్కడ ఎంత గబగబా రాయాలి, ఎంత సరిగ్గా రాయాలి అన్నది ఈ రొండు బాగా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు.
ఆ! సరిగ్గా రాయాలి. ఇస్తారు. అయితే, నేను అక్కడొ అదే క్లాసెస్ ఆన్‌లైన్‌లో విన్నప్పటికి కూడా ఒకకో ఇక ఈ ఎగ్జామ్స్ రాసేసే వరకైతే కొద్దిగా ఫీజ్ కట్టేసి కోచింగ్ ఇన్స్టిట్యూట్‌లో. అలా ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాయడము, ఆహ్, వారం ఒకసారి ఎగ్జామ్స్ రాయడం, మాక్ టెస్ట్ రాయడం ఇలా చేసేవాన్ని. ఎందుకంటే, ఫేక్. మనం రాసేది కూడా ఎగ్జామ్ ఆన్‌లైన్‌లో కాదు ఫిజికల్‌గా.
ఆ!
సో, కాబట్టి ఇది ఉపయోగపడుతుంది అని నేను అలా తీసుకునేవాడిని. అలా
బావుందండి. చాలా మంచి ఆలోచనది.
అవునండి. అలా 6 నెలలు
అది ఏదో ఇక్కడేదో మామూలుగా ప్రిపేర్ అయిపోయి ఆన్‌లైన్‌లో సడెన్‌గా ఎగ్జామ్‌లోకెళ్ళి కూర్చొని ఫిజికల్‌గా రాయాలంటే, అప్పటికప్పుడు కష్టమైపోతుంది కదా! అవును.
ఆ! అవునండి. చాలా ఇబ్బందే. అప్పటికప్పుడంటే కష్టమయిపోతుంది. అయితే, అలా రాసిన తర్వాత నాకు బాగా పట్టోచ్చేసింది సబ్జెక్ట్సు మీద అన్నిటి మీద అబ్జ అవగాహన. చాలా రివిజన్ చేసుకోవడంము, ఎవరైనా సీనియర్సుంటే వాళ్ళతో సలహాలు తీసుకోవడం, ఇలాంటివి చేశాను. అయితే, ముఖ్యంగా ఆహ్, ఇంకా ప్రయత్నించాక అంటే, ఇంగా రానే ఒచ్చింది. నోటిఫికేషన్ ఒచ్చేసింది, నోటిఫికేషన్ ఒచ్చినంత ఒక 3 నెలలు సమయం దొరికింది. సో, 3 నెల్ల సమయం దొరికిన తర్వాత బాగా
ఆహా! ఆహా! అంటే 3 నెల్లే సరిపోతుందంటారా మరీ? నోటిఫికేషన్ పడ్డాక? ఇలాంటి పెద్ద ఆహ్, అంటే, చాలా కాంపిటీషనున్న ఇలాంటి ఎగ్జామ్స్‌కి 3 నెల్లు సరిపోతుందా అనిపిస్తోంది.
ఆ! అదే కాదు. ఇక్కడ చాలామంది మిస్టేక్ జేసే ఏందంటే ఆ! చాలామంది ఏం జేస్తారు అన్ అవునండి. అవునండి. సరిపోదు. సరిపోదు. అందుకే అండి. అయితే, చాలామంది నోటిఫికేషన్ ఒచ్చాక మొదలుపెడతామంటే సాధ్యం కాదది. ఎప్పటికీ జాబ్ కొట్టలేరు. నోటిఫికేషన్ కంటే ముందే మనం సిద్ధంగా ఉండాలి. నోటిఫికేషన్ ఒచ్చిన తర్వాత రివిజన్ జేసుకోవాలి ఆ 3 నెల్లు. ఆ!
అవును. అది. చాలామంది ఏదో ఏం చేస్తూ ఉంటారంటే అలా నోటిఫికేషన్ పడ్డాక ఈ ఏడాదికి, మోడల్‌కి ఎలా ఉంటుందో తెలుసుకుందామని రాయడం, ఆ తర్వాత ఏడాదిలో ఇంక బాగా గట్టిగా ప్రిపేరయి రాయడం, ఇలా కూడా చేస్తూ ఉంటారు. అలా చేసిన వాళ్ళు ఎవరైనా తెలుసా మీకు?
అవునండి. ఆ! అవును. ఆ! ఉన్నారండి. అలా కూడా అంటే, కొత్తగా ఆ ఏరియాలో మేము నివసించిన ఏరియాలో చాలామంది "అన్న ఏం లేదన్న ఒక అటెంప్ట్ ఇది. ఆ! తర్వాత నెక్స్ట్ అంటే జూద్దాం ఇంగ నాకు టైముంది గదా!" అన్న అని అ అంటే, నేను చెప్పాను. "అరే బాబు! ఇప్పుడు ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు సంవత్సరం, సంవత్సరం 6 నెల్ల‌కు ఒకసారి పడవు. ఇప్పుడు నోటిఫికేషన్ పడితే 3 సంవత్సరాల తర్వాత పడుతది. టైమంతా వృధా అయిపోతది. ఇదే 3 సంవత్సరాలు ఎక్కడో ప్రైవేట్‌లా సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకున్నా, మూడేండ్లలో ఎక్కడో మంచి సీనియర్‌గా ఎళ్ళిపోతావు, మంచి అనుభవమస్తుంది. అట్లాంటి పిచ్చి పనులు జేయకండి. ఫుల్ ఫ్రెడ్జ్‌గా మీరు ఈ అటెంప్ట్ కొట్టాలనుకొని ప్రిపేర్ అవ్వండి. ఏదో కాలక్షేపానికి ప్రిపేర్ అవ్వొద్దని" నేను చెప్పానన్నమాట.
అలా కూడా ప్రిపేరయిన వాళ్ళున్నారు. అది. ఆహా!
అవునండి. అయితే నా ప్రయత్నము ఇంక ఎలా ఒచ్చాక నేను 3 నెలలు బాగా రివిజన్ చేసుకోడము, అదంతా అయిపోయింది. సో, నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ఆహ్, నా అదృష్టవశాతు నాకు ఓపెన్‌గా రాలేదు కానీ, నాకున్న కేటగిరీలో జాబొచ్చేసిందండి.
బావుందండి. అభినందనలు మీకు.
<chuckles> అయితే నేను ఇప్పుడిక్కడ స్థిర ఉద్యోగం లేతే, అన్వేషణా అంటే, మనము దాన్ని ఎలా అంటే, నేనైతే ఫస్ట్ నుండి స్థిర ఉద్యోగానికి ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఇక్కడేంటంటే ఏదో ఆహ్, అన్ ఆహ్, మనకు ఒ డబ్బులెక్కువ సంపాదించికపో సంపాదించేసేయాలి, ఆహ్, ఏదో కోట్లు సంపా అలా గాకుండా నా దృష్టి ఎలా ఉండేదంటే, మంచి చక్కగా స్థిర ఉద్యోగము, మంచిగ సంఘంలో గౌరవము. సో, వారత్ ఆ! గడప ఆ! ముఖ్యంగా కుటుంబంతో గడిపి ఆ! ఆ కుటుంబంతో
అది. కుటుంబంతో చక్కగా గడిపే సమయం. అది ముఖ్యమే కదండీ! అది ప్రైవేట్ ఉద్యోగాలాదరాబాదరాగా పరిగెడుతూ, లక్షలు, లక్షలు సంపాదించిన కుటుంబంతో గడిపే సమయం అన్నది ఎంతవరకు ఉంటుంది అన్నది చెప్పలేం.
పరిగెడుతూ ఉంటాయి. ఆ! ఉంటుంది. అవునండి. ఆ స్థిర ఉద్యోగం ఉండడంతో మంచిగా జాబ్ కరెక్ట్ టైంకి ఆహ్, ఆహ్, కరెక్ట్ టైంకి వెళ్ళడం రావడం, కుటుంబ సభ్యులతో గ గ గడపడం, సాయంత్రం ఓటీటీలో సినిమాలు చూస్తూ, అంటే కొంతమంది విమర్శిస్తుంటారు. ఉదయం ఆరు గ 9:00-11:00 జాబు, ఆహ్, సాయంత్రం 5:00 గంటల జాబు, మాకు రొటీను మాకు నచ్చదు, ఇట్లాంటివి జాబులని. అరే! ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయండి. అంతే ఇక్కడ మనము ఇక్కడ ఏంటి
హ్మ్. అంతే. అంటే జీవితం మీద ఒక్కొక్కరి ఆలోచనలు ఒ అ అందరివి ఒకళ ఉండవు. ఎవరికి తగ్గట్టు వాళ్ళకుంటాయి ఆలోచనలు. ఇలా ఉండాలి, ఇలా బతకాలి అని.
అవునండి. ఉండవు. అవును. అవునండి. బతకాలి. ప్రైవేట్ కొన్ని అంటే అందరి ప్రైవేట్‌లో కూడా ఆహ్, అందరట్లా ఉండాలని కాదు కానీ, ఆహ్, ప్ర కుటుంబానికి సమయం కేటాయించగలుగుతాం. ఇప్పుడు పిల్లలున్నారు. చిన్న పిల్లలున్నారు ఇంట్లో, వాళ్ళకి మనం సమయం ఇ ఆహ్, మనం అతి పెద్ద గిఫ్ట్ ఏదిస్ ఏది ఇవ్వగలంంటే, వాళ్ళకి సమయం కేటాయించడమే అతి పెద్ద గిఫ్టు. తల్లిదండ్రులుగా.
అది. అది. చాలా బాగా చెప్పారు. ఏవే మిగతా ఎన్ని గిఫ్ట్స్ కన్నా, వాళ్ళకి సమయం ఇచ్చి, వాళ్ళతో టైం గడిపి, వాళ్ళని ప్రేమగా చూసుకొని, వాళ్ళని మంచి ప్రయోజకులుగా చెయ్యాలంటే వాళ్ళతో సమయం గడపాల్సిందే గదా!
ఆ! ఇప్పుడు చూడండి మనం ఇంటికి రాగానే ఆ! అవును. గడపాలి. ఇప్పుడు మా ఇంటికి రాగానే నాన్నెప్పుడొస్తాడు అని వెయిట్ చేస్తూ, నాన్న రాగ ఇప్పుడు మనం రాగానే నాన్న అని పిల్లలు హగ్ చేసుకుంటే, అంతకంటే ఆ కోట్లు ఇచ్చినా కోట్లున్నా కూడా తృప్తి దొరకదు. దొరుకుతుంది. సో, సో, ఈ విధంగా నేను స్థిర ఉద్యోగాలకే నేను ప్రిఫరెన్స్ ఇచ్చి ఆహ్, నా అదృష్టవాసాతు నీకు నా కష్టం కూడా దానికి తోడయింది. సో, అలా ప్ర స్థిర ఉద్యోగం కొట్టాను. ఆహ, సెలెక్టయ్యాను. ఈ స్థిర ఉద్యోగానికి నేనైతే ప్రిఫరెన్స్ దీనికే మొగ్గు జూపానండి.
అంతే గదా! కోట్లుకి సరిపడా ఆనందం కదా అది! బావుంది. బా చెప్పారు. బావుంది. అది. అ అంతే. అందులో క చాలా కష్టపడ్డారు. ఆహ్, ప్రిపేరయ్యారు. అందులో చేరారు చక్కగా.
అవునండి. కలష్ట కష్టపడ్డానండి. అవునండి. చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడానండి. అవునండి.
చేరిన్ చేరినదానికి అభినందనలు మీకు. చేరాక చక్కగా ఫ్యామిలీతో గడపడానికి, ఆహ్, తల్లిదండ్రులు, భార్యా పిల్లలు అందరితో చక్కగా గడపడానికి కుదిరిందా మీకు? ఆహ్, ఇ ఇందులో ఈ ఈ ఉద్యోగంలో టైమింగ్స్ అవి మీరు అనుకున్నట్లుగా అన్నీ కుదిరయాా?
<chuckles> అవునండి. భార్య పిల్లలు. ఆ! ముక్క ఉన్నాయండి. సో, ఉదయం 10:00 గంటలకెళ్తే, సాయంత్రం 5:00 గంటలకల్లా వచ్చేస్తామండి. సో, అలా రొటీనుంటుంది. సో, అంటే అక్కడ
హ్మ్. అంటే ఆఫీస్ కూడా దగ్గరేనా మీ ఇంటికి? అలా తీసుకున్నారా?
మాకు దగ్గరే. ఇన్ ఇంటికి దగ్గర. అంటే ఆఫీస్‌కి దగ్గరే తీసుకున్నాను. సో, అలా నాకు పెద్దగా రిస్క్ లేకుండా హ్యాపీగా జీవితం కొనసాగుతుందండి ఇప్పుడు వరకైతే.
ఓహో! బావుంది. భార్యా పిల్లలు కుటుంబంతో చక్కనైన జీవితం. చాలా సంతోషం మీతో మాట్లాడినదానికి. చాలా ఆనందంగా అనిపించింది. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
ఆ! అవునండి. అవునండి. నాకు కూడా అండి. <giggles> నాకు కూడా. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.